అలాగా ఏర్పడ్డాయి. అక్కడ ఏర్ప అది. సహకారం అన్నది చాలా ముఖ్యమైన ఇదనమాట అక్కడ. ఎందుకంటే, అందరూ పై ప అలా ఉంటేనే పిల్లలు కూడా చక్కగా వాళ్ళకి హ్మ్, మనం ఆయ్ ఆహ్, సౌకర్యంగా పెంచుకోవచ్చు. అది. ఆ! అలాగా మీ కుటుంబ సభ్యులను కూడా ఇప్పుడు మీ పెద్దవాళ్ళు, ఇప్పుడు మీ అత్తగారు, లేదా మీ అమ్మగారు, ఇలాంటి వాళ్ళకి సహకారం గూడా కోరవలసొచ్చిందా ఎప్పుడైనా? అలాంటి ఆ!
హ్మ్. అవును, అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! హ్మ్. హ్మ్. ఓహ్! ఎవ ఎప్పుడైనా అసలు నేను అడక్కముందే వాళ్ళొచ్చి సాయం జేస్తూ ఉంటారు. ఆ! అడ అడక్కముందే ఆహ్, అర్థం జేసుకొని, ఓకే, ఆహ్, తినీ టైంలో వర్క్‌కి ఎళ్ళిపోతది గదా! బాబుని జూసుకోడానికి ఒద్దాము, బాబుని స్కూలులో డ్రాప్ చేయడం. ఆ! ఆ! ఉండి అలా చేసేవారు. ఆ! అలా జరిగింది. అలా జరిగింది. ఏదైనా లేదు, వాళ్ళకి తెలీదు, నా నేనే పరిస్థితిలో ఉన్నానో వాళ్ళకి తెలీదు అన్నప్పుడు నేను వెళ్లి తనకి చెప్పుకోవాలి చెప్తాను. వాళ్ళొచ్చి వెంటనే అట్టా కాదు, లేదు అనకుండా జేసేస్తారు.
ఆహా! ఆ! అది. అవును. అని కొన్నాళ్ళు మీ దగ్గర ఉండి, అలాగా వాళ్ళు అలా జరిగిందా? ఆ! ఆ! ఆ! ఆ! అది. ఆ!